మేమింకా కాలేజీలో ఫెస్ట్‌కి ఐ మీన్ ఫెస్ట్‌కి ఆహ్, ఫెస్ట్‌కే ఆ స్టాల్స్ పెడతారు చూడండి. ఆ స్టాల్స్‌ అప్పుడు గూడా భయ్యాని దెచ్చి పెట్టుకున్నాం అనమాట పానిపూరి.
హ్మ్. అవునవును. పెడతారు. ఓహో! ఇంకా కాలేజీలో మొత్తం ఫేమస్ జేసిర్రాయన్ని.
ఆ! ఆయన గూడా కొంచెం ఉండిద్ది గదా! పర్సెంటేజు అట్లా ఇస్తే వస్తానని జెప్తే తీసుకెళ్ళాం. ఇంక సో, మాకాయన నెంబరడిగి తీసుకొని చేస్తే 5:30 కల్లా రా భయ్యా నా కాలేజీ బసు స్టార్టయిపోయిద్ది అంటే 6కి రావాల్సినతను 5:30కే ఒచ్చాడు నిజంగా మా కోసం.
అవును. హ్మ్. హుహు. హుహు. మీకోసం అబ్బా! ఆయన కూడా ఇంక మీలో కలిసిపోయారన్నమాట. మంచిగా ఫుడ్డు పెట్టడానికి టైమింగ్‌కి హ్మ్. హ్మ్.
<chuckles> అయితే ఇంకా నిజంగా అండి. భలే మాట్లాడేవాళ్ళు. ఆయన పెళ్ళికి కూడా మమ్మల్ని పిలిసారు. ఆయన వెస్ట్ బెంగాలీస్ అన్నమాట. అక్కడ ఆయన పెళ్లి వెస్ట్ బెంగాల్‌లో అయితే మాకు కార్డిచ్చి, ఆహ్, నేను టికెటేస్తా కావాలంటే మీరు రండీ అని కూడా చెప్పారన్నమాట మా ఫైనల్ ఇయర్‌లో. హుహు.
ఓహో! అబ్బా! సూపర్. సూపర్. సూపర్ అసలా.
ఇంకా అలా అయిపోయేదనమాట. ఈ పాని పూరి‌తో నాకసలు మంచి ఎమోషన్ ఉందండి, ఆ భయ్యా‌తో ఎక్కడ కాని మరి
హుహు. అదే కదా! ఆయన పెళ్ళికి పిలిసారంటేనే ఇంకా అది ఎ బాండ్ ఎంత మంచిగా బలపడింది అనేదర్థమవుతుంది అక్కడ. చాలా చక్కగా అక్కడ అంటే <smacks lips> మ కొంతమందుంటారు. వాళ్ళేంటి అమ్ముకునే వాళ్ళు మనమేంటి అన్న అట్లు కాకుండా మీరు మంచిగా మాట్లాడి, కలుపుకొని, ఆయన కూడా అలాగే మాట్లాడి అంతా పాజిటివ్‌గా ఉంది గాబట్టి చాలా చక్కగా గడిచిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీరు హ్మ్. చెప్పండి.
హ్మ్. <chuckles> అ! అదే కదా! హ్మ్. ఇంకా ఆ అమ్మాయి హ్మ్ హ్మ్.
చెప్పండి. చెప్పండి.
అయితే మేమింక మళ్ళీ నా ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళలేదు ఎప్పుడు. ఒక్కొక్కసారి వెళ్ళినా గానీ, సాయంత్రం దాకుండాల్సిన అవసరం ఒచ్చేది కాదన్నమాట. ఆ ఫ 3 లోపు 2 లోపే ఒచ్చేసేదాన్ని. మళ్ళీ తినలేదు. పెళ్లి‌కి అయిన తర్వాత నాకు ఫస్టు టైం ప్రెగ్నెంటయినప్పుడు ఆ! నాకదే తినాలనిపిచ్చిందన్నమాట. నాకు భయ్యా పానీపూరి తినాలనిపిస్తుంది అని జెప్పి <giggles> మా వారికి జెప్తే విజయవాడ కేవలం ఆ పాని పూరి కోసం నన్ను తీసుకెళ్లారు. <giggles>
హుహు. అవును. అవును. హ్మ్. హుహు. కోసం వెళ్ళారు. అబ్బా! సూపరు.
ఇంకా తినేసొచ్చాను. ఇలా మా కాలేజీ దెగ్గర ఉండేదే నాకు స్ట్రీట్ ఫుడ్ తెలుసండి పాని పూరి ఒకటి ఇంకోటేంటంటే నార్మల్‌గా ఈ మంచూరియన్ నూడిల్స్ చేస్తారు జూడండి. అది ఎప్పుడైతే ఈ పాని పూరి ఇంకా రెగ్యులర్‌గా తింటాము ఒకరోజు అటు ఇటుగా ఏమన్నా తినాలనిపిస్తే మాత్రం అటెళ్ళేవాళ్ళం, ఈ మంచురియా తింటానికి నూడిల్స్ తింటానికి. అయితే అక్కడ ఒక కపులు అది చేసేది ఒక కపులనమాట. ఒక అన్న. అన్న వదిన అని పిలిసేవాళ్ళం వాళ్ళని. అన్న వదిన.
ఆహా! హ్మ్. హ్మ్. ఓకే. హుహు. ఇక మంచూరియా అవేమన్నా. ఆ! హుహు. ఓకే. హుహు. అక్కడ కూడా కలిపేసారయితే మాటలు.
ఫుల్లండి పాపం అసలు ఎక్కడికెళ్తే అక్కడ మేము అలా గంటలు గంటలు కూర్చుని అదే 1 ½ అవర్ కదా! నాకు బస్సు రావడానికి. సో, మా ఫ్రెండ్స్ ఏంటంటే హ్మ్.
<giggles> ఆ! వాళ్ళ వాళ్ళకి కూడా మంచి టైమ్ పాస్ అవుతుంది. భలేగా <smacks lips> అంటే చెప్పాం‌గా అనుకున్నాం గదా! ఎవరికి వాళ్ళు తినేసి మాకేంట్లె అన్నట్టు వెళ్ళిపోకుండా మంచిగా అలా మాట్లాడితే వాళ్ళక్కూడా ఆనందంగా అనిపిస్తుందండి ఆ టైంలో. హ్మ్.
ఆ! చాలా. అక్కడ వాళ్ళ దెగ్గరేంటంటే మంచూరియా నూడిల్స్‌తో పాటు ఐస్ క్రీమ్ గూడా ఉండేది. సో, ఏదైనా తినాలనిపించినప్పుడు అక్కడే ఉండిద్ది గదా మంచి అన్ని ఐటెమ్స్ ఒక దగ్గరే దొరుకుతున్నాయి అన్నట్టు మేమెళ్ళేవాళ్ళము. ఇంకా అలా అలా అలవాటయిపోయిందన్నమాట. అసల ఆ అన్న వదిన గూడా ఎంత బా మాట్లాడేవాళ్ళో మేము ఒక్కోసారయితే మంచూరియా తినేసి నూడిల్స్ తినేసి మంటగా ఉంది. అసలు ఫుల్లు స్పైసీ తినేవాళ్ళం మాకే ఒక్కోసారి మంట అనిపించిందనుకో మాకు ఐస్ క్రీమ్ ఫ్రీగా ఇచ్చేవాళ్ళన్నమాట ఆ అన్న వాళ్ళు.
ఓహో! అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు హుహు. ఓహ్! ఆహా! ఓకే. హుహు. హ్మ్.